అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు కొంత కొంతమంది ఏంటంటే ఒక వైరల్ వీడియో అవుతూ ఉంటుంది ఒక ప్రొడక్ట్ గురించి. ఆ ప్రొడక్ట్ జెన్యూనా? కాదా? అని హానెస్ట్‌గా ఎటువంటి ఆహ్, బ్రాండింగ్ ప్రమోషన్స్ లేకుండా, వాళ్ళు ట్రై చేసి ఇప్పుడు స్కిన్ కేర్ విషయమే కావచ్చు ఇంట్లో వాడుకునే వస్తువులే కావచ్చు ఏదైనా వైరలయితే దాన్ని వాళ్ళు ట్రై చేసి ఇది జెన్యూన్ అండి ఇది వాడండి అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళ మీద ఎక్కువ ట్రస్ట్ ఉంటుంది కదా! బ్రాండ్ ప్రమోషన్స్ చేసే వాళ్ళ మీద?
అవునండీ. అవునండీ. హ్మ్. అవును. అవునండి. అవునండి. అవును. ఖచ్చితంగా, ఖచ్చితంగా ఉంటు బ్రాండ్ ప్రమోషన్ అంటే వాళ్ళకి డబ్బులొస్తాయి కాబట్టి వాళ్ళు చేస్తారండి. నార్మల్‌గా ప్రమోషన్ కాకుండా వీడియో చేసి, ఇది నా పర్సనల్ ఎక్స్‌పిరియన్స్. కొంతమంది ఉంటారు ఎలా అంటే, ఈ రోజు ఒక వీడియో‌లో ఒక క్రీమ్ వాడనంటారు, రెండో రోజు మళ్ళీ ఇదేదో వాడానంటారు, ఇవన్నీ బ్రాండ్ అంటే, ఎలా నమ్ముతాము వాళ్ళు చేంజ్ జేస్తే ప్రతిసారి మనం చేంజ్ చేయలేము గదా! షాంపూలు గానీ సబ్బులు గానీ హ్మ్.
అవునండి. అవును. నిజమేనండి నిజమే. వాళ్ళు ఏదో ఒకటి చేంజ్ చేసేసుకుంటూ ఉంటారు. అలా అని చెప్పి మనం వాళ్ళతో పాటు పులిని చూసి నక్క వాతలు పెట్టుకోలేదు గదా!
అవునండి. అవును. అవును. అవునండి.
ఓకే. అయితే మీకు ఇన్స్‌ప్రెషన్ ఇచ్చే క్రియేటర్స్ ఎవరు? అంటే వాళ్ళలో ఏమి అబ్జర్వ్ చేసారు మీరు?
హ్మ్. నాకు ఇన్స్‌ప్రెషన్ ఇచ్చే వాళ్ళయితే గనక 'ప్రసాద్ టెక్ చానలని' 'హెవెన్లీ హోమ్ మేడ్' ఆహ్, వాల 'హెవెన్లీ హోమ్‌మేడయితే తన ఫస్ట్, నేను 2020 నుంచో రెండువేల ప అంతే 2020 నుంచి ఫాలో అవుతున్నా ఆమెని. ఆమె ఎలా అంటే స్టార్టింగ్ వెరీ స్టార్టింగ్ నుంచి పరమో అదె స్టార్ట్ చేసింది అన్నమాట ఇలా చేయడం యూట్యూబ్ ఇలాంటివి.
ఓకే. ఆహా! ఓకే. అక్కడికి స్టార్ట్ చేసారన్నమాట.
వీళ్లే కాదండి. 'నిహా సిస్టర్స్' అని వీళ్ళు ఉంటారు కదా! వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చే ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళు. 'అఖిల్' 'అఖిల్ జాక్సన్ వైన్' ఆహ్, వీళ్ళు 'అఖిల్ జాక్సన్' అని వీళ్ళు ఏంటి అంటే మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. ప్రమోషన్స్ అనేవి ప్రమోషన్స్ లైట్‌గా ఉంటాయి. వీళ్ళు చేసే వీడియో వింటర్ సీజన్ అనుకోండి వింటర్ సీజన్ ఇలా అని చెప్పేసి, ఇది ఒక కొత్త కంటెంటే కదా! వాళ్ళు ఎలా అంటే సినిమా‌ల్లోకి వాటిలోకి వెళ్ళకొకుండానే ఒక యాక్టర్‌లాగా లేదంటే వాళ్ళకు ఉన్న చానెల్‌లోనే వాళ్ళ వీడియోస్ వాళ్ళు అప్‌లోడ్ జేసుకొని, వాళ్ళకు ఉన్న స్కిల్స్‌ కానీ లేదంటే వాళ్ళకు ఉన్న ప్రతీది వాళ్ళు బయటకు చూపిస్తున్నారు మనకి. వాళ్ళేం జేస్తారు. హ్మ్.
హ్మ్. అవును. కామెడీ రీల్స్ హ్మ్. నిజమేనండి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు సినిమా‌ల్లో వాటిల్లో ఒకటే పాత్ర ఉంటది. వీళ్ళే అమ్మ క్యారెక్టర్ వేసుకొని విగ్గిపెట్టుకొని, ఫాదర్ క్యారెక్టర్, బ్రదర్ క్యారెక్టర్ అన్ని చేస్తారు.
అవునండీ. అవునండీ. అవునండి. సిస్టర్, బేబీ క్యారెక్టర్ గూడా అయిపోతున్నాయి అండి అంటే చిన్న, చిన్న స్కూల్ పిల్లలు‌లాగా గూడా జేస్తున్నారు.
అవును.